ఓహో! ఓకే. హ్మ్.
హ్మ్. క్రియేట్ చేశాక ఇ‌పుడూ ఆహ్, వ అక్కడెళ్ళి ఇర్ పంచాయతీ బెట్టారు. అదెళ్ళి అదే ఫోటోస్ తీసుకుందని జెప్పా గదా! ఒక ఏజెంటు, ఆ‌మే దీసుకెళ్ళి ఆడ <smacks lips> ఆహ్, ఫోట్ పెట్ చెప్పింది ఫోటోలు బెట్టింది. ఇంగ మా హస్ మాయ్ మమ్మల్ని పిలిపిచ్చి ఇంగ తనని, మా హస్బండ్ ఫ్రెండ్‌ని పిలిపిచ్చి అందరినీ డ్ అక్కడ కూర్చోబెట్టి "ఇట్ల ఇట్ల జరిగింది చూడు నెత్తి మీదెక్కిచ్చుకున్నావు. అందువల్లే చూడు ఎట్ల మోసం జేసాడో" అన్నట్లు డిస్కషన్ జరిగింది. హ్మ్.
అవును. ఆ! చెప్పింది. ఓహో! ఓకే. హ్మ్. కచ్చితంగా చూపిస్తారు కదా! మరి.
చూబ్ ఆ! జరిగింది. అయితే 2 రోజుల తరువాతేం జరిగిందంటే మాకు ఫేవర్‌గా ఉండే ఒక అబ్బాయి తోటి ఆమే ఫోను జెసింది. ఎవరూ మాకు ఫోటోలు దీసుకుందని జెప్పా గదా! ఏజెంటు ఆ‌మే ఫోన్‌లు జెసింది. ఫోన్‌లు చేసి ఆహ్, ఆహ్, "ఇట్లా ఎట్లాగో అశ్విన్‌ని బయటికి బంపిచ్చేసాం గదా! ఆ! పంపిచ్చాం గాబట్టి ఇంగ మనొ మన ఇష్టం మన రాజ్యం ఇక్కడ అదంతా. ఆ! ఇక నేనే ప్లాన్ జేసి పంపిచ్చాను కావాలనే. ఇట్లా <smacks lips> పాలు ఇక నుంచి మనం ఆహ్, నాకు ఆ! నాకెంతిస్తావు చెప్పు? ఎంత ఫాటు నాకు ఫాటులు ఒక్ ఒచ్చిన దాని మీద ఒక 5 పాయింట్‌లు" అంటే ఫా 5 పాయింట్‌లు ఫాటంటే వాళ్ళకి 5 వేలు లీటర్‌కి. స్ ఆ ఆ అంత ప్రాఫిటనమాట. "5 పాయింట్‌లు ఎక్కువె‌య్యి ఫ్యాటు. నీకు న నీకొక ట్వెంటీ పర్సెంటొ, టెన్ పర్సెంటొ" ఇస్తానని జెప్తే ఆ అబ్బాయేం జేసాడంటే, ఇంగ మా, మా వారి మీద కొంచెం అబ్బాయికి మంచి ఇంప్రెషన్ననమాట. అంటే ఒక దారి చూపిచ్చింది, ఉద్యోగంలో పెట్టి వర్క్ నేర్పిచ్చింది తనే అనమాట తనకి. ఇంగ తనెమనుకున్నాడు, "నాకు తిండి బెట్టిన సార్‌ని, సార్ చాలా మంచివాళ్ళు. సార్ అట్లాంటి పనులు చెయ్యరు. నాకు తెలుసు. ఇలా ఇలా అట్టాంటిది సార్ మీద కావాలని ఇరికిచ్చింది" అని జెప్పి రికార్డింగ్ జేసారు. మొత్తం రికార్డింగ్ చేసి ఆహ్, మొత్తం దీసుకెళ్ళి ఇప్పుడు మావారి ఫ్రెండున్నాడు గదా! ద అతనికి బంపిచ్చారు.
హ్మ్. హుహు. ఆమె, హ్మ్. హ్మ్. ఓకే. మన ఇష్టమొచ్చినట్టు చేయొచ్చు ఓహో! ఓకే. ఆహా! ఇంప్రెషనుంది. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. సూపర్. హ్మ్. అవును. ఓహో! ఓకే.
అబ్బాయి, పంపిచ్చేసరికి మొత్తం ఇంక పంచాయతీ బెట్టారు. అయితే మళ్ళీ సేమ్, ఎవరైతే మా వారిని నిల్చోబెట్టి తప్పుడోనను మాట్లాడారో, వాళ్ళది <chuckles> ఇప్పుడు ఆ మాట వాళ్ళెనక్కి తీసుకోలేరుగా. ఇప్పుడు అన్నమాట. కనీసం మా వారు 8 ఏళ్లు నుంచి జేస్తున్నాడు. ఎంత నమ్మకముండాలి తనమీద.
హ్మ్. అన్నారా? హ్మ్. తీసుకోలేరు, నిజమే. హ్మ్. అవును. నమ్మకముండాలి. అట్‌లీస్ట్ అసలు నువ్వు చేసావా లేదా? ఏం జరిగిందనైనా అడగాలి కదా!
హ్మ్. హ్మ్. <smacks lips> కనీసం ఎంక్వైరీ అయినా జెయ్యాలి గదా! మనగి. అ అసలేము చెయ్యకుండా టప్పున మనల్ని ఎట్లంటే అటు మాట్లాడిస్తే మనమెంత హర్టవుతాము అక్కడ.
అవును. చాలా హర్టవుతాం. అంద్ అది ఎంత తిరిగొచ్చిన గాని మా అనేసిన మాట తిరిగి రాదు.
హ్మ్. ఆ!